స్ దాని వల్ల యూజేంటి? అంటే, ఎలా క్రియేట్ చేశారు మీరు?
హ్మ్. ఇప్పుడు ఎలా అంటే, ఆహ్, ఇప్పుడు చాలామంది ఆహ్, మార్నింగ్ వర్క్‌కెళ్ళిపోయి, బిజీ లైఫ్‌లో ఉంటున్నారు. కొంతమందేంటంటే, మనం ఉప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళం గానీ, ఏదన్నా ప్రాబ్లముంటే మార్నింగ్ తిన్నాక, ఈ టాబ్లెట్ వేసుకోండి, లంచ్ చేశాక ఈ టాబ్లెట్ వేసుకోండి, అని జెప్పి మనకు కొన్ని టాబ్లెట్స్ ఇస్తారు. కొంతమంది హ్మ్. అవును. కొంతమందికేంటంటే, ఆ టాబ్లెట్స్ పనిలో పడి మర్చిపోతారు యేసుకోడము.
అవును. అవును. డాక్టరే ఎక్స్‌ప్లెయిన్ కూడా చేస్తారు, ఎందుకు ఇవి ఇస్తున్నాము అనేది. ఓకే. అలాంటి వాళ్ళు ఉన్నారంటావా?
హ్మ్. ఉన్ చాలామంది ఎందుకు లేరు. చాలామంది ఏంటంటె అసలు మా అమ్మమ్మ గారి ఆహ్, ఫోన్ అ అలానే పెట్టేస్తుంది. ఆహ్, మధ్యాహ్నం టాబ్లెట్ వేసుకోకుండా పడుకుంటదలానే. మా మామయ్య, ఎవరన్నా ఫోన్ చేసిన వెంటనే యేసుకుంటది. హ్మ్.
ఓకే. అంటే, ఇప్పుడు నువ్వు చెప్పావు చూడు ఇలా మర్చిపోతారు అని, ఇది ఆల్మోస్ట్ జరిగేది బాగా ఓల్డయిన వాళ్ళకీ, ఇలా జరుగుతూ ఉండే చాన్సెసున్నాయి కదా! ఓకే. అంటే, వాళ్ళ కోసం డిజైన్ చేసారా మీరు ఒక వెబ్‌సైట్‌ని?
అ అవును. మరి అలా తీసుకుంటే ఇప్పుడూ మీరన్నట్టు బాగా మద్ ఓల్డయిన వాళ్ళు మర్చిపోతారనుకోవచ్చు. కొంతమందేంటంటే, బిజీ వర్క్‌లో పడిపోయి, ఇంపార్టెంట్ షెడ్యూల్స్‌లో పడిపోయి, అండ్ కొంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత, డాక్టర్స్ మళ్ళీ 10 డేస్ తర్వాత రా మా దగ్గరికి అని చెప్తారు. బాగా బిజీ షెడ్యూలున్నవాళ్ళేం జేస్తారు? ఈ 10 డేస్ తర్వాత రమ్మన్నది వాళ్ళకంత ఐడియా ఉండదు. నేనే ఒకసారి ఇ ఒక చిన్న ప్రాబ్లమ్ మీద వెళ్తే, నన్నొక 1 వీక్ తర్వాత రమ్మంటే, నేను అంత కరక్ట్‌గా గుర్తుపెట్టుకోలేపోయాననమాట, 1 వీక్ తర్వాతెళ్ళాలి హ్మ్. ఇలాంటి కొంతమందికేంటంటే, మేమొక రిమైండర్స్‌లాగా చేశామనమాట. అంటే, ఎవరైతే
కరక్టే. అవును. అది కూడా మర్చిపోతారు బిజీలో ఉండి. హ్మ్. అవునులే. నీకు కాలేజుంది. మళ్ళీ చదువుకుంటున్నావు, మర్చిపోయుంటావు. ఎలా ఉంటది ఆ రిమైండరనేది?
ఎలా అంటే, ఉప్పుడు మనమూ ఆహ్, యాప్‌లోకి లాగినయిన వెంటనే, ఒకటీ మనం ఏదైతే టాబ్లెట్ వేసుకోవాలో దాని పేరు, ఇంకా అది ఏ టైమ్‌కి వేసుకోవాలో ఫిక్స్ చేస్తే, ఎన్ని డేస్ వేసుకోవాలో అని, అది అన్ని డేస్ వరికి డైలీ అదే టైమ్‌కి అలారం మోగుతుంది.
హ్మ్. హుహు.